<chuckles> అయ్యో!
దాని మీద ఉమ్మేసెళ్ళి మా నాన్నమ్మ దగ్గర కూర్చుంటే, ఆ ఫోటో తీశారు మా నాన్న మొహం.
ఆ! అబ్బా! దాని వెనక కథ ఇది. అసలు మీరు చెప్తుంటే నాకు గుర్తొస్తోంది, అప్పట్లో ఫోటో తీయాలంటే అదొక ఒక ప్రోగ్రామ్ అది ఏదో చేతిలో ఉండేది కాదు కదా! కెమెరా దాన్ని ముందు రెడీ చేసుకోవాలి. రైట్ కాబట్టి ప్రతి ఆల్మోస్ట్ ప్రతి ఫోటో వెనకాల ఎంతో కొంత కథయితే ఉంటుంది. హ్మ్. హ్మ్.
అవును. <giggles> ఇదేంటి హ్మ్. హ్మ్. అవును. అవును. హ్మ్. పెట్టాలి అవును. కథ ఉంటుంది. అవును. అయితే ఈ రాసేటప్పుడు లేకపోతే మా నాన్న రాసిన చేతి ఇవన్నీ తీయాలనో ఏమో పిలిపించారట ఫోటో. చెప్తే అప్పుడు కూడా వీళ్ళొచ్చినప్పుడు కూడా నా చేత రాయిస్తావా అని
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. <giggles> <chuckles>
అట్లా విసిరేసి తీసి ఆ ఎక్స్‌ప్రెషననేది భలే! గుర్తుంది నాకిప్పటికి! హ్మ్. <giggles>
అలా ఉండిపోతుంది. నిజమే. ఓకే. కానీ <coughs> మీకేమనిపిస్తుంది? అప్పటి తరంలో అలా ఆల్బమ్ ఉండి కొన్ని లిమిటెడ్ ఫోటోలు ప్రింట్ తీసి దాంట్లో భద్రంగా పెట్టుకొని ఇలా ఎప్పుడైనా మళ్ళీ రీవిజిట్ చేస్తే అది బాగుంటుందా? లేకపోతే ఇప్పుడు మనం ప్రతీది మన ఆహ్, ఫోటోస్, గూగుల్ ఫోటోస్‌లోనో మన ఫోన్‌లోనో పెట్టుకొని, అసలు ఏ ఫోటోకి ఏంటో కూడా ఓ ఇదొక ఫోటో ఉందా? అని కూడా తెలుస్తుంది. అర్థం
అలా. హ్మ్. హ్మ్. హ్మ్. ఆ! అవును. హ్మ్. అవును. అవునవును. అనుకుంటూ ఉంటాం. తీసామా? ఎప్పుడు తీసామా? అని. అవును.
ఆ! అనుకుంటూ ఉంటాం. ఎప్పుడు తీసావు? అప్పుడప్పుడే గూగుల్ 5 ఇయర్స్ ఎగో, 7 ఇయర్స్ ఎగో అని చూపిస్తుంటే మనమే ఆశ్చర్యపోతాం. <chuckles> సో ఏది బాగుందంటారు మీకు? ఏది నచ్చుతుంది?
అది చూపిస్తుంది మనం మర్చిపోతే. <chuckles> అవును. హ్మ్. ఆహ్, ఆ స్తితి ప్రకారంగా చూసుకుంటే అనుభూతి అయిన గానివ్వండి, ఆహ్, ఫీల్ ఎట్లా ఉంటుందంటే ఇప్పుడు నేను చెప్పినట్టు మాకు నాకెంత గుర్తుందో చూసారా? అది మైండ్‌లో ఎలా గుర్తుంది? మా తాతగారు కూర్చోబెట్టి, ఆ తర్వాత ఆహ్, ఆ ఫోటో వెనక ఉన్న కథని చెప్పినట్టు
హ్మ్. హ్మ్. హ్మ్. హ్మ్. కరెక్ట్. కరెక్ట్. హ్మ్. హ్మ్. అవును. అవును.
అది ఎంత బాగుంటుందో. ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు పిల్లల్ని దగ్గరికి తీసుకొని అలా చే కూర్చోబెట్టడము, లేకపోతే ఒకటి చెప్తూ ఉండడము. అది ఆల్ టుగెదర్ మొత్తానికి కలిపి ఒక చక్కటి అనుభూతిగా మిగిలిపోయింది మదిలో.
అవును. హ్మ్. హ్మ్. అనుభూతి ఇస్తుంది. పైగా తాతలు, నాన్నమ్మలు ఇలాంటివన్నీ చెప్తుంటే పిల్లలు ఊహించుకొని వాటిని రీక్రియేట్ చేసుకుంటారు వాళ్ళ మైండ్‌లో. <smacks lips> అది ఇంకా ప్రింటైపోతుంది. ఇప్పుడు మీరు చూడండి మీరు ఎంతో కాలమయుంటుంది మీకీ స్టోరీ చెప్పి.
హ్మ్. ఆ! అవును. కరెక్ట్, కరెక్ట్. అవును. అవును.
మీరు చెప్తున్నప్పుడు నేను కూడా మళ్ళి దాన్ని రీవిజిట్ చేస్తున్నానంటే ఆ కథలో ఉండే అది అవును.
ఆ! అవును. అలా, ఆ మజా అలా ఉంటుంది. అయితే ఇప్పుడు, ఇప్పుడు చూసారా ఎలా ఉంటుంది? మీరిందాక మీరు ప్రస్తావించినట్టు నిజంగా ఇలాంటి ఫోటో నేనొకసారి తీశానా? ఇది నా దాంట్లో ఉందా? అని గూగుల్ మనకి చెప్తే గాని అర్థం కాదన్నమాట. <giggles> గుర్తురాదు. హ్మ్.
మజా అలా ఉంటుంది. హ్మ్. <giggles> హ్మ్. అర్థం కాదు. మనం అనవ్ మనం అనవసరంగా గ్లోబల్ వార్మింగ్‌కి కాంట్రిబ్యూట్ చేస్తున్నాం. అంటే ఇప్పుడు ఈ ఫోటోలు ఎక్కడో చోట సర్వర్‌లో ఉన్నాయి కదా! <smacks lips> ఆ సర్వర్ మెయింటైన్ చేయాలంటే వాళ్ళకి కూడా కరెంట్ ఆ! కరెంటు ఇవన్నీ కావాలి గూడా కదా! సో
అవును. అంతే కదా! దానికి మళ్ళీ ఖర్చు. హ్మ్. అవును. రకరకాల రూపాల్లో ఖర్చవుతుంది. అది డబ్బొక్కటే కాకపోయినా, అసలు అది ఆహ్, ఆహ్, అది గాక ఇప్పుడెలా ఉంటుందంటే ఫోటో తీసామా ఇంకంతే ఇంక దాన్ని మళ్ళీ ఒక్కసారి కూడా చూడట్లేదు.
అవును. అవును. హ్మ్. హ్మ్.